ఓహోహో! అడుగుతే, హ్మ్.
ఆ! జాబ్స్‌కి అవును. జాబ్స్‌కి పెట్టుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కే గాని ఎవరికైనా సరే, "మీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ ఉంటే చెప్పండి. వాట్సాప్ అండ్ మెయిల్ ఐడీ." ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా అడుగుతున్నారు. ఎందుకు అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది వాట్సాప్ ద్వారానే అవుతుందిప్పుడు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే హ్మ్, మనకు వాట్సాప్‌లోనే వస్తుంది. సో నాకు తెలిసినంత వరకయితే వాట్సాప్ నాకు బెస్ట్ అనే చెప్తాను నేనైతే. అండ్
హ్మ్. ఆ! అంతేనండి, అంతే. హ్మ్. ప్రతిదానికి హ్మ్. మీరు అయితే అ ఆహా! అయితే ఇప్పుడు చూడండి ఈ వాట్సాప్ దగ్గరికొచ్చేటప్పటికి ఈ ఇందులో మనకి సందేశాలూ అంటే మెసేజెస్ ఎలా వస్తున్నాయో, అలాగే దీన్ని కొంతమంది గ్రూపులు గ్రూపులుగా విడగొట్టుకుంటున్నారు. ఒ ఒక 10 కలిసి ఒక వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో అన్నీ చాట్ చేసుకోవడం ఇలాంటివి. అలాగే మన ఆఫీస్‌లో ఉన్నారనుకోండి, ఆఫీస్‌లో స్టాఫ్ అందరూ కలిసి ఒక ఒక గ్రూప్ పెట్టుకుంటున్నారు. అందులో మెసేజ్‌లు పా చేసుకుంటున్నారు. దీనివల్ల లాభాలెన్నున్నాయి? నష్టాలెన్నున్నాయి? ఇలాంటీ విషయాల వల్ల?
హ్మ్. చెప్పండి అవును. హ్మ్. అవును హ్మ్. అవును అంటే దీనివల్ల లాభాలు అంటే ఇప్పుడు సపోజు ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్‌కీ మనం ఒక్కొక్కరికి మెసేజ్ చేసే లోపు ఎంత టైమ్ పడుతుంది? ఒకే మెసేజ్‌ని 100 మంది, 100 మెంబర్స్‌కి ఒక్కొక్కరికి మెసేజ్ చేయాలంటే కనీసం గంట టైమ్ పట్టిద్ది.
ఆ! అవును. అవునండి.
అవునా? సో అదే గ్రూప్ క్రియేట్ చేసుకొని 100 మంద్ 100 మెంబర్స్‌ని ఒకే గ్రూప్‌లో పెట్టేసి, ఆ ఒక్క మెసేజ్‌ని కాపీ పేస్ట్ చేసేసి అక్కడ పెట్టేస్తే ఎలావుంటుంది?
పడుతుంది. ఆ! పడుతుంది, పడుతుంది. హ్మ్. హ్మ్. క్షణాల్లో వెళ్ళిపోతుంది. 1 మినిట్‌లో అయిపోతుంది
ఒక 1 మినిట్‌లో అయిపోతుంది. హ్మ్. ఒక 1 మినిట్‌లో 100 మెంబర్స్ అనేవాళ్ళు చూస్తారు. సో ఈ గ్రూప్‌ వల్ల ఏంటంటే గ్రూప్ వల్ల అంటే ఆహ్, మీరు చెప్పినట్టు ప్రయోజనాలేంటంటే గనుక, ఒక మెసేజ్‌ని, ఒక ఇన్ఫర్మేషన్‌ని ఆహ్, అంటే విడివిడిగా కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌కి వెంటనే తెలియజేయాలి అంటే గనుక అది గ్రూప్ వల్లే సాధ్యమది.
అవునవును. హ్మ్. ఓహో! గ్రూప్ వల్ల హ్మ్, తొందరగా ఆ! ఓకె. తొందరగా మెసేజ్ పంపించి ఆ!
అది గ్రూప్ వల్లే సాధ్యం. హ్మ్. స్ప్రెడ్ అవుతుంది. ఆ! స్ప్రెడ్ అవుతుంది, తెలుస్తుంది. ఆ! సో వాళ్ళకేమన్నా డౌట్స్ ఉన్న సరే గ్రూప్‌లో అడగటం గాని, రియాక్ట్ అవ్వడం గాని, సో ఒకళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా సరే గ్రూప్‌లో ఉన్న ఏదో ఒక పర్సన్ రియాక్ట్ అవుతాడు.
హ్మ్. హ్మ్. ఓకె.
కంపల్సరీగా. సో నాకు తెలిసి ఇది.
ఇంకా ఆ! ఇదొకటి ఉంది. చెప్పండి.
ఆ! అండ్ హ్మ్. చెప్పండి.